నిజంగా కంప్లీట్ ఫ్యామిలీ టైమ్‌లాగా వేసుకుంటారు మీరు, సండే అయితే. ఓకే.
అవును. ఇంకోటేంటంటే మనం ఆహ్, ఇంటికి రాంగానే ఏం చేస్తానంటే, మన నోటిఫికేషన్స్ ఏదైతే ఉంటాయో, మొబైల్ నుంచి, అవి ఆఫ్ చేసేస్తాను.
హ్మ్. ఓకే, ఓకే. ఓకే.
ఇ దీని వల్ల అ అసలు ఆ ఉన్న సమయం వృధా కాకుండా పోయిద్ది. అంటే మనం వచ్చిన తర్వాత ఏం జేస్తాం?
<giggles> మీరు కాదండి, ఆఫ్ చేస్తారు బానే ఉంటది. ఈ ఆఫీస్ వాళ్ళుంటారు కదా! ఆహ్, అవును ఎళ్ళట్లేదేంటని డైరెక్ట్ కాల్ జేస్తారు. అప్ అప్
ఆ! ఆఫీస్‌వి కాదండి. మనము ఏం చేస్తామంటే, ఇంటికి రాంగానే కొంచెం ఆహ్, టైమ్ బ్రేక్ తీసుకుందామని చెప్పేసి, ఆహ్, కొద్దిగా ఫోన్ పట్టుకొని కూర్చుంటాం. ఆ రిల్స్ చూసేటప్పుడు గాని, మనం
హ్మ్. ఓకే. స్ ఆ! ఓకే, ఓకే. ఆ స్క్రోలింగంటున్నారా? ఓకే, ఓకే.
ఆ! స్క్రోల్ చేసేటప్పుడు గాని, సమయం ఎప్పుడు గడిచిపోయిద్దో అర్థం గాదండి.
అసలున్న టైమ్ <chuckles> అయిపోయిద్ది. నిజంగా. హ్మ్.
అవును. ఆ! అందుకే, అందుకే ఏం జేస్తానంటే, ఒచ్చి రాంగానే ఆ నోటిఫికేషన్స్, ఆ వాట్సాప్, కొంచెం సైలెంట్, కాసేపలా సైలెంట్‌లో బెడతాను.
ఓకే, ఓకే. నైస్. అది మంచిదండి నిజంగా. లేకపోతే దాన్ని బట్టుకునే కూర్చుంటాం. ముందు పిల్లలు గాదు ముందు మనకే ఉండదు <giggles> టైమ్ సెన్సు. ఆ! పాపం
ఆ! మనకే టైమ్ సరిపోదు. అదేంటంటే, మనం అందులో జు పడి జూసేస్తాం గాబట్టి, ఇంకా టైమ్ అనేది తెలీదన్నమాట. అలా గడిచిపొతా ఉంటది.
అవును. నిజంగా, నిజంగా. మరి ఫుడ్డు అట్లాంటివి ఎలా అంటే, లైట్ ఫుడ్డు, ఆహ్, ఒత్తిడి తగ్గించడానికి, ఇట్లాంటి నట్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, పిల్లలు గానీ, మీరు గాని, ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? ఆ పడుకునే టైమింగ్స్ గానీ?
అంటే పి అవును. ఆహ్, పడుకునే ముందైతే, కొంచెం అందరం కలిసి మాట్లాడుకోవడం గాని, అలాంటివి చేస్తాము. ఇంతకు ముందంటే ఆ! భోజన సమయంలో అందరం కలిసే కూర్చుంటామండి పిల్లలతో పాటు. ఎందుకంటే, ఉన్న కొద్ది టైమ్ అయినా వాళ్ళతో స్పెండ్ చేయాలి గదా! అని జెప్పేసి నైట్ టైమ్ అయితే మనం ఆహ్, భోజన సమయం దగ్గర అంటే భోజనాల్లో అంతగా పట్టింపేంముండదు. బట్ మార్నింగ్ అంటే పొద్దున్నే లేచిన తర్వాత ఎవరి ఆహ్, ఆహ్, ఫ్రూట్స్ వాళ్ళకి కావాల్సిన ఆహ్, అన్ని ఆహ్, పక్కాగా ఇంకా సర్దేసి ఉంచుతాం కాబట్టి, వాళ్ళు పిల్లలైతే బాక్స్ తీసుకెళ్ళడం గాని, పెద్దోళ్ళయితే ఇంట్లో కూర్చొని తినడం గాని, చేస్తూ ఉంటారు. ఎందుకంటే, మార్నింగ్ మార్నింగ్ లేచి వాళ్ళ కోసం సెపరేట్‌గా చేసేస్తాం కాబట్టి, అంతగా మనకి ఆహ్, ఆ డిఫె కొంచెం కష్టమనిపీయదు.
భోజన సమయాల్లోనండి. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఆప్ అదేలే అంత డిఫికల్టీ‌గా అయితే అనిపించదంటారు. హ్మ్.
ఆ!